చాలా మంది యువత ఆహ్, మూవీ క్యారెక్టర్స్‌ని గానివ్వండి, టీవీ క్యారెక్ ఆర్టిస్టులని కానివ్వండి, ఇన్స్పిరేషన్‌గా తీసుకుంటూ ఉంటారు. ఏదైనా చేయంగానే రీల్స్ చేసేయడం, వెంటనే స్టెప్పులు వేసేయడం, ఏదైనా ఆహ్, క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ సోల్జర్‌గా ఉంటే "నేను సోల్జర్‌గా అయిపోవాలి." అనుకోవడం చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. అందుకే ఓ హీరో ఒక క్యారెక్టర్‌ని చూస్ చేసుకునే ముందు హీరోయిన్‌గా గాని కొంచెం ఆలోచిస్తారు. ఆహ్, ఈ మధ్య ఆలోచిస్తున్నారో లేదో ఏ బయట యువత ఇన్స్పిరేషన్‌గా తీసుకుంటారు అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు. మీరైతే దీన్ని ఆహ్, ఎంత వరకు మీరు స్పూర్తిగా తీసుకుంటూ ఉంటారు.
హుహు. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవును. అవును. అవును. ఖచ్చితంగా. అవును. హ్మ్. అవును. అవును. <giggles> అవును. అవును. హ్మ్. హ్మ్. హుహు.